నిజమే. అయితే మరి ఆ రోజు మరి, మార్నింగ్ లేచిన తరువాత, మరి ఆరొ ఆ రోజు రొటీన్ ఎలా ఉంటుందంటే సంక్రాంతి రోజు?
ఆ సంక్రాంతి రోజు మార్నింగ్ లేచిన తర్వాత, ఇక వంటలే అండి. ఫుల్‌గా ఆహ్, స్వీట్ అను. అవును. <chuckles> పండగ అంటే వంటలు. ఆ! ఆ! అవును ఆ వంటలు జేసి తిను తిని సామాన్లు గడుక్కునేసరికి సరిపోతది.
వంటలు, వంటలు, వంటలు. పెత్తనం వంటలదే పెద్ద బాధ్యతైపోతుంది. ఓకే. అంటే ఈ సామాన్లు సర్ద్ మళ్ళీ కడుక్కోవడం కూడా, చాలా పెద్ద పని టాస్క్.
ఓహ్! పెద్ద పనే అండి.
ఇవన్నీ మళ్ళీ ఏంటంటే, అప్పటివరకు కొన్ని ఉంటె గనుక ఆ రోజు ఇంకా డబుల్, డబుల్ గాదు త్రిబుల్ అయినా గూడా ఆశ్చర్యం లేదు. మళ్ళీ ఏంటంటే కిరా
ఆ! ఏంటంటే పులగం జేస్తాము. ఆ! పులగం జేసేది గిన్నె కడ్ అంటుకుపోతది. అది అంత సామాన్యంగా రాదు. ఆహ్, దాన్ని నానబెట్టాలి. అదో పెద్ద ప్రాసెసు. మిగిలిన మనం రోజు జేసుకునే వంటలైతే, కొంచెం ఈజీగా ఆహ్, తోమితే పోతుంది. కానీ, పులగం చేస్తే మాత్రం గిన్నెకంటుకుపోతుంది. అదో పెద్ద తలనొప్పనమాట. కానీ, అది చేయనిది పండగ కాదు.
హ్మ్. ఓకే. నిజమే. కడిగేజ్ జేసుకోవచ్చు నిజమే. ఓకే. ఒక పూట అంతా దాన్ని వాటర్‌లో పెట్టేసేయాలి. ఓకే. అయితే మరి హ్మ్, ఇప్ ఇలాంటి సందర్భాల్లో ఏంటంటే, బంధువులు కూడా వస్తుంటారు కాబట్టి, ఇంకా నీకు అవి మేకింగ్ చేయడానికి పెద్ద, పెద్ద గిన్నెలు కూడా వాడాల్సొస్తుంటుంది.
హ్మ్. హ్మ్. అవునవునవును. అదే గదా తలనొప్పి. పెద్ద గిన్నె కదా తలనొప్పి. <chuckles> చిన్న గిన్నె అయితే పర్లేదు.
సో, ఇంక అప్పుడు గూడా <laughs> <chuckles> ఓకే. అప్పుడెలా షేర్ చేసుకుంటారు మరి? అంటే, హెల్ప్ చేస్తే గనుక, అందరు తలోక చెయేస్తే గనుక తొందరగా అయిపోతుంది పని.
ఆ! చేస్తారండి. అబ్బో! మా బంధువులైతే బాగా హెల్ప్ జేస్తారు. కిచెన్‌లోకొస్తారు. ఆహ్, వంటలో హెల్ప్ జేస్తారు. వంటలు జేయకపోయినా కూడా, క్లీనింగ్‌లో హెల్ప్ జేస్తారు. ఏదో ఒక హెల్ప్ చేస్తూనే ఉంటారు.
ఓకే.